లైఫ్‌లో చాలా సందర్భాల్లో బృందాలుగా వర్క్ చేస్తూ ఉంటాం. ఆహ్, ఆఫీస్‌లోనే గానివ్వండి, కాలేజ్ లోనే గానివ్వండి లేకపోతే, అంతెందుకు ఇంట్లోనే గానివ్వండి, ప్రతిరోజు జరిగేది టీమ్ వర్క్ అనే జెప్పొచ్చు. కానీ, ఆ టీమ్ వర్క్‌లో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోకుండా ఉండాలి అంటే మీరు ఏం చేస్తారు? అంటే ఆ! ఏదైనా పని చేయాలి, జరగాలి అంటే, కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోయినా గూడా టీమ్ మొత్తానికి తగ్గిపోతుందన్నట్టే. సో, మీరైతే ఏం చేస్తారు?
అవును. ఆ! నా జీవితంలో కూడా చాలా పనులు ఆ! ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని కొన్ని నా వ్యక్తిగతంగా నేను సింగిల్‌గా చేసినవి ఉన్నాయి. అలాగే టీమ్ రూపంలో ఎక్కువ ఉన్నాయండి యాక్చువల్‌గా చెప్పాలంటే నా జీవితంలో.
హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ! ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను 10థ్ క్లాస్‌లో ఉండేటప్పుడు కబడ్డీ ఆడేవాడిని.
ఓకే. ఓకే. ఆ!
ఆ! కబడ్డీ అంటే మనకి మీకు తెలిసిందేగ. అది ఒక టీమ్ స్పోర్ట్.
టీమ్ వర్క్. అవునండి. అవును.
హ్మ్. ఒకళ్ళమే ఎళ్లి ఆడాలంటే అదవ్వదు, తీసి పక్కన బడేస్తారు గాబట్టి <chuckles>
అవ్వదు. <giggles> అవును. ఆ! ఒక్కళ్ళే నీది నాట నేను ఆడతా అంటే మీ ఎనకాల ఉన్న నలుగురు కొట్టేస్తారిగ. <chuckles>
సో, కొంచెం ఆ! <chuckles> అదే అంటారు గదా! నేనాల్తా నేనాల్తా అని, అలా కుదరదక్కడ. <chuckles>
ఆ! <laughs> ఆ! ఓకే. ఆ!
సో, ఏంటంటే అక్కడ టీమ్ స్పిరిట్ గానీ అంటే, ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్యన ఒక కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
హ్మ్. చాలా ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు ఒకళ్ళని ఆటకి కూతకి పంపిస్తున్నారంటే మిని మిగిలిన వా టీమ్ వాళ్ళందరూ గూడా అతన్ని నమ్మే పంపిస్తున్నట్టు గదా! కాన్ఫిడెంట్‌గా.
హ్మ్. అయితే ఆ! ఆ! అంతే కదా! ఇప్పుడు మనల్ని రిప్రజెంట్ చేస్తూ ఒకళ్ళెళ్లారు. కన్ తను ఖచ్చితంగా గెలుస్తాడు అనే నమ్మకం లోపల ఉన్న మిగతా ప్లేయర్స్ అందరికీ ఉండాలి. లేకపోతే గనక తనకి బలం ఉండదు.
హ్మ్. హ్మ్. అవును. అవును. అవునండి. అవును.
అయితే ఒకసారి ఇలాగే కొద్దిగా అంటే ఇంటర్ ఒక ఇంటర్ కాలేజెస్ టోర్నమెంట్స్ లాగా జరిగిందండి. వేరే కాలేజోల్లతో జరిగింది.
హ్మ్. ఓహోహో! ఓకే. ఓకే. అంటే డి డిస్ట్రిక్ట్ వైజ్ అలానా? లేదు నార్మల్‌గా. ఆహ్, ఆ! డిస్ట్రిక్ట్ వైజ్. ఓకే. ఓకే. ఆ!
హ్మ్. డిస్ట్రిక్ట్ వైజ్. డిస్ట్రిక్ట్ వైజు. కాకపోతే ఏంటంటే మరీ ఏదో స్టేట్ లెవెల్ చాం‌పియన్స్ అలా కాకుండా నార్మల్‌గా కాలేజ్స్ కాలేజెస్ ఒక 5 కాలేజెస్సు అలాగా మీట్ అయ్యి ఆ! అంటే మొత్తం ఆళ్ళు కండక్ట్ చేసుకున్నారనమాట. ఆహ్, అయితే మేము ఆల్‌మోస్ట్ ఇంకా ఫైనల్‌కొ‌చ్చేసాము.
అలా కాకుండా హ్మ్. హుహుహు. ఓకే. హ్మ్. ఆ!
ఈ గేమ్ ఆడిన తర్వాత ఇక నెక్స్ట్ ఫైనల్ అనమాట. అంటే సెమీ ఫైనల్స్ అనుకోవచ్చు ఇక.
సెమీ ఫైనల్స్ జరుగుతుందిప్పుడు. ఓకే. హ్మ్.
హ్మ్. అయితే మాకు ఆ సెమీఫైనల్స్‌కి ముందు రోజు వాళ్ళ ఎలా ఆడతారంటే, సెమీఫైనల్స్‌కి ఏవ ఏదైతే టీమ్ ఉందో ఆ ఏ కాలేజీకయితే. ఆ కాలేజీకీను మాకు ఎలాగైతే పడుతుందంటే నెక్స్‌ట్ డే పడతంది గేము. సో, ఆ కాలేజీ వల్ల గేమ్‌ప్లే ఎలా ఉంటదా అని చెప్పేసి మేముందు రోజు జస్ట్, ఒక డిస్కషన్‌లా జరిగిందండి.
హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.
ఆ డిస్కషన్‌లో ఏంటంటే, వాళ్ళు అంటే ఒక్కొక్కళ్ళు కొంచెం స్లోగా భయపడడం స్టార్ట్ చేశారనమాట.
హ్మ్!
ఆ! అయితే ఒక వరుసగా ఒక 5 సంవత్సరాల నుంచి, వాళ్ళే ఎక్కువగా విన్నవుతున్నారు.
ఓకే. ఓకే. ఓకే. వాళ్ళే విన్నవుతున్నారు బట్, మీ ఆహ్, వే ఆఫ్ ప్లేయింగ్ చూసేసి కొంచెం భయపడ్డారా?
<giggles> కాదు, కాదు. అంటే వాళ్ళొక 5 ఇయర్స్ నుంచి, ఎలాగైతే గేమాడి విన్ అవుతున్నారో, ఇవన్నీ మాకు అర్థమయ్యి, లాకపోతే ఇలా మేం తెలుసుకున్న తర్వాత, అరే! మనం వాళ్ళ ఎదురుగా ఉండలేమేమో
ఆ! హ్మ్. హ్మ్. ఒ ఓకే. ఆ! ఓకే. మీ టీమ్‌కే భయం అయింది. ఓకే. కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఓకే. అదే. అదే. అదే. హ్మ్.
హ్మ్. అవును. మాకే కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది బాగా. అంటే అప్పుటిదాకా కూడా ఎలా అంటే నండి, బీభత్సంగా అసలు
ఆల్మోస్ట్ ఒక మూవీ సీన్ లెక్క ఉందండి. ఫైనల్స్ మ్యాచ్ నడుస్తుంది అన్నట్టుగా ఉంది. ఓకే. ఆ! హ్మ్.
<chuckles> ఆ! నిజమేనండి. ఆ సమయంలో అయితే గనక, మాకు యాక్చువల్‌గా ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు, చుట్టూ త ఆహ్, ఒకసారి ఇప్పుడు తలస్నానం చేసేటప్పుడు చెవులోకి వాటరెళ్ళిపోయందనుకోండి. గుమ్, అన్నట్టుంటది కదా!
హ్మ్. గుమ్, <giggles> సౌండ్‌లెక్కొస్తది అవును.
ఆ! అలాంటి పరిస్థితి మా అందరికి. ఒక్కొక్కడు మాట్లాడుతుంటే ఏమర్థం గాట్లా నాకైతే.
హ్మ్. ఓహ్! ఓకే. ఆ!
ఒక రకమైన అంటే అక్కడి దాకా వెళ్ళామండి. అదొక గేమ్ ఆడితే ఫైనల్‌కి వెళ్ళిపోతాం. ఫైనల్‌లో అక్కడిదాకా వెళ్ళిన తర్వాత మనకంటూ ఒక గుర్తింపుంటది. యాక్చువల్‌గా మా కాలేజు అప్పటిదాకా అంత యాక్టివ్‌గా వెళ్ళలేదనమాట.
ఆ! హ్మ్. హ్మ్. ఓకే. సో, మీరు కాలేజీని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి, మీరు విన్ అయిన్రంటే అది కాలేజీకి నేమ్ అనట్టు.
సో ఆ! అంతే కదా! ఇప్పుడు మంచి పేరు. పైగా తిరిగి కాలేజీకెళ్ళిన తర్వాత మమ్మల్ని కూడా కొంచెం <chuckles> ఒకలాగా చూస్తారు. హ్యాపీగా ఉంటది. హ్మ్. అండ్ మా కూడా ఏంటంటే మాకు తర్వాత ఫ్యూచర్‌లో ఏదన్నా జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికో స్పోర్ట్స్ కోటా కూడా ఉపయోగపడతది.
హ్మ్. ఆ! ఆ! ఇది చూస్తారు కదా! గ్రేట్‌గా. హ్మ్. రైట్. రైట్. రైట్. ఈ, ఈ స్పోర్ట్స్ కోటా అనేదుంటది. అవును. హ్మ్.
అవును. సో, ఇవన్నీ ఆలోచించుకొని మేము హ్యాపీగా అక్కడిదాకొచ్చాం గానీ, అక్కడికొచ్చిన తర్వాత బాగా భయం అలా ఏసింది అనమాట.
ఓకే. హ్మ్.
హ్మ్. అయితే ఇక స్లో, స్లోగా ఒక్కొక్కళ్లు ఒక్కొక్కళ్ళు, "అరే! ఇంక లేదులేరా, ఇప్పటికే చాలా ఒచ్చేశాము" అన్నట్టుగా, ఇక సర్లే
ఇంతవరకు చాలులే అని సాటిస్ఫై అవ్ అయిపోవడం స్టార్ట్ జేసిండ్రు. ఇక కాన్ఫిడెన్స్ తగ్గిపోయి.
ఆ! అంటే ఇక గేమ్ ఆడకముందే ఓటమిని ఒప్పేసుకుంటున్నట్టనమాట.
హ్మ్. హ్మ్. ఓకే. ఆ!
అక్కడ వరకు జరిగిన తర్వాత అండి. ఆహ్, అంటే మాలో మాకే కొంచెం అంటే ఆడాలి, ఆడాలి అన్న కసిని ఎలాగొన్నా తెచ్చుకోవాలని జెప్పేసి, ఏదో ఒక అవకాశం వస్తదా, లేకపోతే ఎవరో ఒకళ్ళొచ్చి కొంచెం మోటివేట్ చేయ్యండయ్య అన్నట్టు. <giggles>
హ్మ్. హ్మ్. <laughs> ఇగ మోటివేటర్ కోసం వెయిట్ జేస్తున్నారనమాట అయితే. ఆ!
ఆ! అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెప్పాలంటే, ఆల్రెడీ సినిమాలో ఒక సినిమా జూస్తున్నాము. ఒక గేమ్‌కి సంబంధించిన సినిమానే చూస్తున్నాము. ఆల్రెడీ ఆహ్, ఏదైతే హీరో ఉండే ఈ టీము ఒక ఒడిదుడుకులు అన్నీ చూసేసొచ్చి, ఒక లెవెల్‌కొచ్చేసిన తర్వాత షడన్‌గా డీలా పడిపోతా ఉంటది.
ఆ! ఆ! హ్మ్. ఆ! అ ఆ! టీమ్. ఆ! అ డీలా పడిపోతూ ఉంటే, ఒ మనం వెయిట్ జేస్తూ ఉంటే ఎవరో ఒకళ్ళిప్పుడు మోటివేషన్ ఇవ్వడానికొస్తారు అని జెప్పేసి.
హ్మ్. అవును. అదే. అటువంటి పరిస్థితిలోనే ఉన్నాను. అయితే ఇక్కడేంటంటేనండి నేను సినిమాలో చూసేటప్పుడు, ఇప్పటిదాకా బాగానే ఆడారుగా ఇప్పుడేంటి రోగం అనేసి అనిపిచ్చేది. <giggles> కానీ వాస్తవంగా ఆ! లైవ్‌లో ఎళ్ళేసరికి సిచ్యుయేషన్ అర్థమైందనమాట. అప్పుడు కొంచెం మనకి అలాంటి భయాలు అవన్నీ ఉంటాయి అనేసి అర్థమైంది. సో, మేము ఎదురు చూస్తూ ఉన్నాము. అప్పుడు మా ప్రిన్సిపల్ ఒచ్చారండి.
హ్మ్. హ్మ్. <chuckles> లైవ్‌లో అట్లా లేదు పరిస్థితి. హ్మ్. ఆ! ఓహ్! ఇట్లుంటది అని. హ్మ్. ఓకే. హ్మ్. ఓహ్! ఇప్పుడు ఆయనేనా మోటివేటర్ అయితే?
హ్మ్. ఆ! <giggles> ఈ కథలో ఆయన మోటివేటర్ పాపం. <chuckles> అయితే ఏం జరిగిందంటే, ఆయనకి ఒచ్చి రాంగాలనే చెప్పేసాం అనమాట. "ఆ! లేదండి, ఇలాగా ఈ కొంచెం మాకు భయమేస్తుంది." అయి లేకపోతే ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాగా చెప్పుకుంటూ వచ్చాం ఆయనకి.
ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్!
ఆయన ఏం జెప్పారంటే "మీరు కరెక్టే రా, అనేది ఓకే. వదిలేద్దాం అంటే వదిలేసి ఎళ్ళిపోదాం. ఆడి లేకపోతే మీకు అలాగా ఏదైనా దెబ్బలు తగిలి, ఇలాంటివన్నీ ఒద్దు, అవసరం లేదు. ఒకవేళ వదిలేద్దామంటే ఇప్పుడే సర్దేసుకోండి. మనం మనకి చేతకాదని జెప్పేసి ముందుగానే రాసిచ్చేసి ఎళ్ళిపోదాం" అనేసి చెప్పుకొచ్చారన్నమాట.
హ్మ్. హ్మ్. అచిచ్చో. ఆ!
అయితే దానిలో, "అది అది కాదు సార్, మాకు చేతకాక కాదు" అని జెప్పేసి చిన్నగా...
హ్మ్. హ్మ్.
మొదలైందన్నమాట మాలో. <chuckles>
హ్మ్. కసి, మాకు చేత కాకపోవడమేంటి? మమ్మల్ని అలా అనడంమేంటి అన్నట్టుగానా?
ఆయనేం జెప్పాడు అంటే ఏదో ఆ! అంటే ఆయనేంటంటే, ఆయన మోటివేషన్ నాకు తెలిసినంత వరకు ఆయన నెగెటివ్‌గానే స్టార్ట్ జేశారు.
హ్మ్. కొంచెం. అదే. అదే. కొంచెం రెచ్చగొట్టే విధంగానేమో!
ఆ! అయితే అప్పుడు మనకాయన మోటివేట్ చేస్తున్నారన్నది మనకు అర్థం కాదు గదా! సో, నేనెలా మేమేలా తీసుకున్నామంటే, ఆ! ఏంటినా ఇలాగా? అసలు ఇలా మాట్లాడకూడదు. అప్పటిదాకా మా కాలేజుకి అసలు అక్కడిదాకా ఒచ్చిన సిట్యుయేషన్ కూడా లేదు. మేము తీసుకొచ్చాము. అలాంటి మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు అని జెప్పి, <giggles> "ఆహ్, అదేంటంటే మీరు అలా అంటారు? అలా కాదు సార్, అది కరెక్ట్ కాదు, అది ఇది" అని చెప్పేసి కొంచెం ఫైర్ అయ్యామనమాట.
హ్మ్. అవును. హ్మ్. ఆ! ఆ! హ్మ్.
హ్మ్. సరే మీ ఏదైతే మీరు చేయండిరా, నాకైతే గనక ఇక్కడుండి మీరోడిపోతే చూసి నా కదంతా చాలా సిగ్గుగా ఉంటది గానీ నేనెళ్ళిపోతాను. మీ సావు మీరు సావండి? హ్మ్. అని చెప్పేసీ మాకు అంటే ఆహ్, కెప్టెన్ ఉన్నాడు.
<laughs> ఓకే. ఓకే. ఆ! ఆ!
కెప్టెన్ చేతిలో డబ్బులు పెట్టేసి అయిపోయిన తర్వాత ఆహ్, "ఈ తీసుకొచ్చేసి ఈ వేస్టుగాళ్ళని తీసుకొచ్చేసి కాలేజ్‌లో పడేసెయ్" అని జెప్పిసెళ్ళిపోయాడు.
హ్మ్. అచ్చచ్చో! ఆ!
<giggles> ఆయనెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కడికి ఇక అసలు ఆ పక్కనున్న టీమ్ గురించి మాట్లాడుకోవడం ఆపేసామండి.
హ్మ్. ఆ!
ఇక మొత్తం టాపిక్ అంతా సారే అనమాట.
ఆ! అలా ఎలా అంటారు? గెలిచి చూపిద్దాం. ఇప్పుడు గెలిచే ఎళ్ళాలి కాలేజికి అన్నట్టుగా అనుకున్నారా?
<giggles> ఆయన్ని తిట్టుకోవడం అసలు ఎలా పడతె అలాగా అంటే అప్పుడు మూమెంట్‌లో అసలు గెలుద్దాము, ఓడదాం కూడా కాదండి. అసలు ఆయన మీద కోపమొచ్చెసింది.
హ్మ్. ఆ!
ఆయన్ని, "అరె! ఏంట్రా ఇది." ఉక్క్రోషం ఆగట్లేదనమాట.
ఆ!
అయితే ఇక చూసి, చూసి చూసి లేటైపోయింది. ఇక పడుకుండి పోదాం అని చెప్పేసి పడుకునిపోయాం.
<laughs>
<giggles> నెక్స్ట్ డే ఇక గేముందని చెప్పాం గదా ఆ!
ఆ! అంటే అంతా కోపమొచ్చేసి ఇక ఫస్ట్ నిద్రపోదాం అని చెప్పేసి నిద్రపోయిండ్రా.
హ్మ్. అంతే. ఆల్మోస్టూ దగ్గర దగ్గర ఒక 11, 11:30 అయిపోయిందండి. లేటయిపోతుంది.
ఆ! ఓకే. ఓకే. ఓకే. ఓకే. హ్మ్.
ఇంక సరే అని జెప్పి ఒక్కొక్కడు ఒక్కొక్కడు మాటలు చె చెప్తూ చెప్తూనే ఇంక పడుకుండి పోయాము. పడుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇక గేము.
ఓకే. హ్మ్.
హ్మ్. ఇక ఒక్కొక్కడు లేచాడు, రెడీ అయ్యాడు. కొంచెం నీరసముంది. కొద్దిగా ఏంటంటే కొంచెం చిరాకు చిరాకుగా ఉన్నారు. అందరూ ఎవ్వడూ మాట్లాడుకోవట్లే ఒకడితో ఒకడు.
<coughs> ఆ! ఓకే. ఓకే.
<chuckles> ఆ! అయితే చిన్నగా నేను అన్నాననమాట. అరే ఏంట్రా? ఇప్పుడు పరిస్థితి? మనం ఏం ఆడదామా ఒద్దా? ఎందుకలా మొహాలలా పెట్టుకున్నారు? ఒద్దంటే చెప్పండి, ఎళ్ళిపోదాం అనేసి అన్నాను. నార్మల్‌గా అన్నా నేను.
హ్మ్. హ్మ్. ఆహా! ప్రిన్సిపల్ నిన్నట్లనే అన్నారు, నువ్విట్లనే అంటున్నావు అనేసి ఇంకా కోపమైండ్రా?
అస్సల మా కెప్టెన్‌కి ఆ! <giggles> ఆ! అసలు నా కెప్టెన్ అయితే నన్ను కొట్టేయడానికొచ్చేసాడు.
హ్మ్.
అది నాకర్థం కాలేదనమాట. ఏంట్రా? ఏం జరుగుతుందిరా? అంటే "ఏ పిచ్చపిచ్చగా ఉందా? ఇక్కడిదాకా కష్టపడింది మేము మనుషులం <giggles> గాదా?" ఆహ్, అంటే నిన్న ఆయన గూడా అలాగే జేశాడు కొద్దిగా. వర్డ్స్ నేను కొంచెం మార్చి జెప్తున్నాను. <giggles> డిస్‌క్లయిమర్ అనమాట. సో, <giggles> అది అలా చేశారు. "నువ్వు కూడా ఇలాగే చేస్తున్నావు. అసలు అంటే నువ్వు మన టీమే. నీకు కూడా నమ్మకం లాకపోతే ఎవర్రా న మనల్ని నమ్మేది?" అన్నట్టుగా అన్నారు.
<chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అదే. అదే. ఆ! ఆ! ఆ! ఓకే.
సో అందరూ కూడా వాడివైపెళ్ళిపోయారు. ఉన్నట్టుండి నేనెనిమీనయిపోయా.
<laughs> ఓకే.
ఆ! సరేరా మీకు కాన్ఫిడెన్స్ ఉంటే, ఎళ్దాంలే అనేసి అంటే, నాకు యాక్చువల్‌గా కొంచెం కాన్ఫిడెన్స్ ఒచ్చింది రాత్రే.
ఆ! ఆ!
హ్మ్. బట్ ఏంటంటే వాళ్ళతో డైరెక్ట్‌గా నాకాడాలనిపిస్తుంది అంటే ఎక్కడ కొడతారొ అని జెప్పి. అంటే వాళ్ళ పరిస్థితెలా ఉందో కనుక్కుందాం.
ఆ! ఇట్లా రివర్స్‌లో చెప్పేసరికి ఇగ మీరు రివర్స్ అయిపోయిండ్రు.
హ్మ్. ఆ! రివర్స్ అయిపోయాం. అలాగే ఎళ్ళిపోయామండి. ఎళ్ళి హ్యాపీగా మొత్తమంతా ఆడెసాము. సెమీఫైనల్స్ కూడా విన్నయిపోయాము. బయటకొచ్చిన తర్వాత <giggles> బయటకొచ్చిన తర్వాత చూస్తే మా ప్రిన్సిపల్ అక్కడే ఉన్నారు.
అవు ఆ! ఓక్ ఆ! హ్మ్. ఓహ్! సూపర్. ఆ! ఆ! ఓకే.
అసలా నిజంగా అప్పుడు మాత్రం భలే అనిపిచ్చిందండి నిజంగానా. ఇచ్చిన మోటివేషన్ గానీ, అంటే ఆల్‌మోస్టు మేము ఎళ్ళిపోదాం ఇంటికెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం అనమాట.
హ్మ్. ఆ! ఆ! అంటే ఆ టైమ్‌లో ప్రిన్సిపల్ గారొచ్చి మాట్లాడకపోయింటే ఇంటికే వెళ్ళిపోయారు వాళ్ళేమో లేకపోతే గెలిచుండకపోయేవాాళ్ళేమో.
హ్మ్. ఉంది. ఆ! ఖచ్చితంగా అండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగిద్ది ఖచ్చితం. కన్ఫార్మ్ అది. మాగ్జిమమ్ ఏంటంటే, మేము ఓడిపోదాం అనే దానికన్నా ఇంటికెళ్ళిపోదాంలే ఒదిలేసి అన్న దానిలోనే ఉన్నాము. బట్ అదే మాట ఆయన నోటి నుంచొచ్చింది గదా! మేము తట్టుకోలేకపోయామనమాట.
హ్మ్. హ్మ్. ఆ! అదే. అదే. ఓకే. ఆ! ఆ! <chuckles> ఓకే. ఓకే. సూపర్, సూపర్ మొత్తానికి గెలిచారనమాట.
<giggles> అది. ఆ! ఆ! గెలిచాము. ఫైనల్స్ దాకెళ్ళాంగానీ, ఫైనల్స్‌లో మళ్ళీ మోటివేషన్ కావాల్సొచ్చింది. ఈసారి ఫలించలేదు.
హ్మ్. <laughs> అవును.
హ్మ్. ఫస్ట్ మా ఫస్ట్ టైమ్ మాత్రం బా ఫలించింది. సెకండ్ టైమ్ ఏంటంటే, యాక్చువల్లీ వాళ్ళు నిజంగానే బాగా ఆడారండి. అది వాస్తవం ఒప్పుకోవాలి. వాళ్ళు కూడా మనకిలాగానే కొంచెం మంచిగా బాగా ప్లే జేశారు. కొన్ని టాక్టిక్స్ కూడా కొత్తగా ఒచ్చినయనమాట. అందుకని ఇకా మాకు ఫైనల్‌లో మాకు రాలా.
ఆ! ఓహోహో! ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. మీరు ఆ టాక్టిక్స్ నేర్చుకున్నారయితే, ఫైనల్స్‌లో?
ఆ! అది చూసిన తర్వాతే ఇవన్నీ నేర్చుకొని నెక్స్ట్ టైమ్‌కి ప్రిపేరవుదాం అని జెప్పేసి, అలాగా మేమిక ఇక సాలా సర్దుపెట్టుకున్నాం. ఫైనల్స్ దాకా ఎళ్ళాం కదా అనేసి.
ఆ! ఓకే. ఓకే. ఓకే. బట్ ఆహ్, సెమ్ సెమీఫైనల్సే ఫైనల్స్ లెవెల్‌లో ఉంది గదండి! <chuckles> ఆ! ఓకే. ఓక్
హ్మ్. ఇదొక సంఘటనా. ఆ! <chuckles> అంటే మాకు జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం అంతా అక్కడ ఆల్‌రెడీ నేర్చేసుకున్నామండి. ఆహ్, ఆ తర్వాత గేమైపోయిన తర్వాత నాకొకటే అనిపిచ్చింది. అంటే అందరి గురించయితే నాకు తెలీదు గానీ, నాకేమనిపించిందంటే, జీవితంలో మనం ఏం జరిగినా కూడా ఏదో ఒక పాఠం అయితే నేర్చుకోవాలి, ఆ పాఠం నేను ఆల్‌రెడీ అక్కడ చూసాను. సెమీ ఫైనల్స్‌లోనే.
ఓకే. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! అదే.
విశ్వాసం ఎలా పోయింది, లాకపోతే ఎలా తెచ్చుకున్నాము. ఇదంతా చూసాను కాబట్టి, ఫైనల్స్ ఓకే. ఆహ్, గెలుచుంటే బావుండేది. బట్ ఓకే. ఓడిపోయాం కాబట్టి పర్లేదులే అన్నట్టుగా నేను సర్దుబాటు చేసేసుకున్నా.
ఆ! ఆ! ఆ! ఓకే. ఓకే. బావుందండి. బావుంది. అయితే ఈ ఆ ఈ ఇటువంటి పాఠాన్ని మీరు తర్వాత మీ ఫ్యూచర్‌లో కెరీర్‌లో గానీ, ఫ్యామిలీలో గానీ ఎప్పుడైనా చూసారా అండి?
అది. యాహ్! ఆ! ఇటువంటిది మళ్లీ ఆహ్, ఆఫీసులో ఉన్నప్పుడు ఒక టీమ్ అంటే మనకి చిన్న ఆహ్, ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక టీమ్ ఒచ్చింది.
హ్మ్. హ్మ్.
వాళ్ళు కొన్ని ఏంటంటే, ఏం లేదండి. పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. డెడ్‌ ఎండ్ వచ్చేసరికి కొద్దిగా కంగారు పడిపోతూ ఉంటాం.
కంగారు పడిపోతుంటారు. అవును. హ్మ్. డెడ్‌లైన్స్‌లో ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉండాలి అని.
హ్మ్. సో, అలాంటప్పుడు నేను ఆల్రెడీ అవును. అది కూడా ఏంటంటే, కొంచెం దెగ్గరకొచ్చే కొద్ది అప్పటివరకు ముందు తెలిసినా, డేట్ ముందు తెలిసినా మనం ఎ అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందిగా ఎగ్జామ్స్ <chuckles> ఆ! <giggles>
హ్మ్. అలవాటే గదా! ఎగ్జామ్స్ అప్పుడే చదువుతారు. ప్రాజెక్ట్ డెడ్‌లైన్ అప్పుడే వర్క్ జేస్తారు.
అదే కదా! అంతే. సో, దాని వలన ఏంటంటే, ఆటోమేటిక్‌గా దెగ్గరికొచ్చేసరికి ఒక్కొక్కళ్ళు చేతులెత్తేయడం, ఇంక నా వల్ల కాదనడం. ఇయన్నీ జరుగుతా ఉండేటప్పుడు నాకు మా సార్ ఎలాగైతే మాతో బిహేవ్ జేశారో
అంతే. హ్మ్. హ్మ్. <chuckles> హ్మ్. హ్మ్. సేమ్ అదే స్ట్రాటజీ ఫాలో అయిపోయారా?
నేను <chuckles> ఆ! నాకది బా గుర్తుండిపోయిందండి. చాలా దెగ్గరగా చూసాను గదా! నాకది బా గుర్తుండిపోయి, అదే స్ట్రాటజీ నేను ఒక 2, 3 సార్లు నేను వాడాను. సక్సెస్ కూడా అయ్యాను. సూపర్ అసలా. ఆ! అసలు మా వోళ్ళకి కరెక్ట్‌గా ఈగో మీద కొట్టేస్తున్నాననమాట నేను.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! సక్సెస్ అయ్యిండ్రు. హ్మ్. బావుందండి. బావుంది. ఆ!
అసలు ఎలా అంటే ఇక పాము లేచిద్ది జూసారా? అంత స్పీడ్‌గా లేచింది. <laughs>
<laughs> ఆ! ఓకే. ఓకే. సూపర్ అండి.
హ్మ్. వాళ్ళు నా మీద కోపం చూపిచ్చి నన్ను తిట్టుకున్నా పర్లేదు. ముందు ప్రాజెక్ట్ అవ్వాలని జెప్పేసి, ఇక మా సార్ ఏదైతే నేర్పిచ్చారో, ఆ పాఠం నేనక్కడ అప్లై చేస్తూ ఉంటాను.
ఆ! ఆ! ఓకేకే. సూపర్ అండి. మీ టీమ్‌లో విశ్వాసాన్ని, మీ లైఫ్‌లో విషయాల్ని గూడా ఎలా ఆహ్, టీమ్ వాళ్ళకి విశ్వాసాన్ని నింపుతారు, పెంపొందిస్తారు అనే విషయం గురించి చాలా చక్కగా వివ చక్కగా వివరించారు. మళ్లీ తప్పకుండా మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.
అదే. <giggles> తప్పకుండా అండి. ధన్యవాదాలు.